అంటే నాక్ మేము ప్రతి సమ్మర్ హాలిడేస్‌లో అండి, చిన్నగున్నప్పటి నుండి, మా అత్త వాళ్ళ ఇంటికొచ్చేవాళ్ళం అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్ ఆ! హైదరాబాద్‌లోనే ఉండేవాళ్ళు. అంటే మా చుట్టాలు చాలామంది గూడా, ఇక్కడున్నారు. అయితే ఇలా సమ్మర్ హాలిడేస్ అనే గాదు, ఇలా 2, 3 నెలలకోసారి వచ్చేవాళ్ళం. కాబట్టి అంటే అంతలా అంటే
హ్మ్. హుహు. ఓకే. వాళ్ళు హైదరాబాద్‌లోనే ఉండేవాలన్నమాట. ఓకే. హుహుహు.
వాళ్ళ సంస్కృతి, హైదరాబాద్‌లో ఉండే సంస్కృతి కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చేది గాదు, కొంచెం అలవాటే. ఇంకా నాకు ఇంటర్మీడియేట్‌లో ఏది ఇబ్బంది అయిందంటే, వాటర్ ప్రాబ్లమ్ అయిందండి. నేనుండే చోట, అంటే ముఖ్యంగా నేనున్న ఏరియా‌లో వాటర్ సరిగ్గా రావన్నమాట. అది. వాటర్ ప్రాబ్లమ్ చాలా అవుతుండే. కానీ ఇప్పుడు వలసొచ్చేసాక అసలు ఏ వాటర్ ప్రాబ్లమ్ లేదు. ఇంకా చెప్పాను కదా! మా తమ్ముడిని కాలేజ్ జాయిన్ చేసేటప్పుడు, ఒక వారం ఉండి, ఇలా ఇల్లులు జూసినామని. అప్పుడు ఇది కూడా చూసుకున్నాం ముఖ్యంగా. నేను ఇంటర్‌లో ఇట్లా సమస్యలొచ్చాయి కదా! వాటర్ వల్ల.
హ్మ్. హ్మ్. అలవాటు ఉందన్నమాట. ఓకే. అలవాటు ఉండేదండి. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. అవునండి. అవునండి. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్.
వాటర్ తప్పకుండా ఇలా వాటర్ ప్రాబ్లమ్‌ లేనిచోటే, ఇల్లు రెంట్‌కి దీసుకున్నాం. ఆ! ఇంకా అదే మా అమ్మ నా మొదట్లో చెప్పాను కదా! మా అమ్మా, నాన్న పుట్టి పెరిగింది మొత్తం అదే ఊరిలో. అక్కడే చాలా, చాలా ఉన్నారు. అంటే మన నాన్న డిగ్రీ ఇంకా చదువంతా హైదరాబాద్‌లోనే చేసాడు. కానీ ఆ 10 ఏండ్లు అయిపోయాక మళ్ళీ ఊ ఊరు వచ్చేసాడు. హ్మ్. కాబట్టి
హ్మ్. ఆహాహా! హ్మ్. చేసారన్నమాట. ఓకే. హ్మ్. తిరిగొచ్చేసారా! ఓకే. అయితే అండి, మీకు హైదరాబాద్ వలస యెళ్ళిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఎవరన్నా మీకు సహాయం చేసిన సందర్భం లాంటివేమన్నా ఉన్నాయా? వాళ్ళని ఇప్పటికీ గుర్తుంచుకున్నారా?
హ్మ్. హ్మ్.

ఆ! వెళ్ళామండి. అంటే ప్రధాన కారణం అంటే న్ నా, నా చదువు కోసం ఇంకా మొత్తం కుటుంబం మొత్తం వలసొచ్చేసారు. అంటే నేను ఆహ్, మేమంతా ఇలా నగరానికి ఒచ్చామండి హైదరాబాద్‌కొచ్చేసాము. ఆ! సిటీకొచ్చేసాము. ఇంతకుముందు ఒక జిల్లాలో ఉండేవాళ్ళం అన్నమాట. అంటే మా అమ్మానాన్నది గూడా ఇద్దరిది ఒకే జిల్లా. ఒన్ ఆహ్, ఒకే ఊరు ఇంకా. అక్కడే కొంచెం దగ్గరలోనే కలిసి బెరిగారు వాళ్ళు. హ్మ్. అంటే చిన్నగున్నప్పుడు తెలీదు వాళ్ళు. పరిచయం లేదు. పెల్ ఆ! చిన్నగున్నప్పుడేం పరిచయం లేదు. కాకపోతే కొంచెం సమీపంలోనే ఉండేవాళ్ళనమాట. వాళ్ళు ఇంకా
హుహు. హుహు. ఓకే. అంటే ఎక్కడికేళ్లారండి మీరంతా? ఓకే. సిటీకొచ్చేసారు. అద్భుతం. ఓకే. హ్మ్. హుహు. హుహు. ఓకేకే. ఆ! వాళ్ళిద్దరికీ పరిచయం లేదనమాట. ఓకే. హ్మ్. ఓకే. టే అంటే దగ్గర దగ్గరుంటూ కూడా అట్లా డెస్టినీ గలిపేసిందన్నమాట వాళ్ళని. అద్భుతమండి. ఆ! హ్మ్.
అదే. అదే. ఆ! అలా <chuckles> ఆ విధంగానే ఇంక వాళ్ళు పుట్టి, పెరిగింది, ఇంక అబ్‌బ్ పిల్లలకన్నది, అంతా గూడా అదే జిల్లాలో అండి. ఇంకా అక్కడే మొత్తం జీవితం సాగేది వాళ్ళకి. ఇంకా మేము నేను, మా తమ్ముడు పుట్టి, పెరిగాక నాది ఇంటర్మీడియట్ ఇక్కడ హైదరాబాద్లోనే అయింది. అప్పుడు ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ హాస్టల్‌లో ఉన్నాను. ఇంకా ఇంటర్
ఓకే. హుహుహుహు. అద్భుతం. ఓకే. హుహు. ఓకే. హుహు. అంటే మీ తల్లిదండ్రులక్కడ నా అక్కడ ఊర్లోనే ఉండి వేరే జిల్లాలో ఉండేవాళ్ళు. మీరిక్కడ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళా? అయితే మరి మీకు అంత చిన్న వయసులో హాస్టల్ ఉండగలిగి ఉండగలిగారా అండి మరి మీరు?
ఆ! ఆన్ అవ అవునవును. అవును. ఆ! అంటే ఇంటర్మీడియేట్ అంటే కొంచెం పెద్ద వయసే గదా! అయినా, అయినా గూడా అది ఇంటర్ హాస్టెల్స్ ఎలా ఉంటాయంటే కొంచెం జైల్లా ఉంటాయండి. అంటే అసలు బయట అసలు సూర్యకిరణాలు గూడా మనకు తాకవు. ఆ విధంగా ఉంటాయి. అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటది.
హుహు. <chuckles> నిజంగండి. వాస్తవం. అది మాత్రం. హ్మ్. నిజంగండి. వాస్తవం. అంటే మీకు బయట కె బయటకేళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ గూడా ఇచ్చేవాళ్ళు గాదా అండీ అనుమతి?
అవునవును. అవునండి. చాలా స్ట్రిక్ట్ ఉండేవి. ఇప్పుడు వేరే పే అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఒచ్చినా గూడా బయటికేళ్ళాలంటే మా పేరెంట్స్‌తోని కాల్ జేపిచ్చి వాళ్ళు రిక్వెస్ట్ జేస్తే పంపిచ్చేవాళ్ళు. ఇంత స్ట్రిక్ట్ ఉండేటివి. ఆ! ఈ ఇంటర్ అయిపోయినంక ఏంటంటే కోవిడొచ్చింది ఇంకా. ఆ! కోవిడొచ్చాక అప్పుడే ఫిక్స్ అయిపోయినారింకా మా ఇంట్లో వాళ్ళు. ఆహ్, అంటే నెక్స్ట్ మళ్ళీ బిటెక్‌లో నిన్ను హాస్టల్ హాస్టల్‌లో వేయడం ఒద్దు. ఇంకా మా తమ్ముంది గూడా అప్పటికి 10త్ అయిపోవొస్తుందన్నమాట. ఆ! అయితే తమ్ముంది గూడా అయిపోతుంది గదా! వాడిని గూడా ఎందుకు హాస్టలేయడం ఇంకా మేము హైదరాబాద్ ఒచ్చేస్తామని చెప్పిండ్రు.
అయ్యయ్యో! హుహు. అయ్యబాబోయ్! హుహు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఆహా! హ్మ్. హ్మ్.

ఆ! లేదండి అంటే వాళ్ళు ఎప్పటినుండో షిఫ్ట్ అయిదాం అనుకున్నారంట. అంటే నన్ను ఇంటర్మీడియట్‌లో జాయిన్ జేసినప్పుడే మా అమ్మా ఇంకా తమ్ముడు వచ్చేద్దాం అనుకున్నారన్నమాట. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఇంకా ఏమనుకున్నామంటే మొదట్లో ఇలా మా అమ్మ, తమ్ముడు, నేను ముగ్గురం ఒక ఇల్లు దీసుకొని రెంట్‌లో ఉంటాము, ఇంకా మా నాన్న ఆహ్, వారానికొకసారి లేకపోతే, 2 వారాలకు ఒకసారి అలా వచ్చి పొ పోదామని అనుకున్నాడు. ఆ! కానీ ఏమైందంటే, ఇలా అదే ఈ కోవిడ్ వచ్చి బడ్డది. ఇంక దాని తర్వాత కోవిడ్ అయిపోయినంక, ఈ లాక్ డౌన్ అయిపోయినంక నాకొక సంవత్సరం కాలేజ్ వెళ్ళానండి ఇంకా. అప్పుడు నేను హాస్టల్‌లో ఉన్న పీజీలో. ఆ పీజీలో గూడా అంటే నాకు
హుహు. హుహుహు. ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. వచ్చిపోదాం అనుకున్నారు? ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అంటే మీరు కాలేజ్ హాస్టల్ గాకుండా? బయట పీజీలో ఉన్నారన్నమాట.
హ్మ్. బయట పీజీలో ఉన్న అప్పుడు ఇంకా చాలా బావుంటుండే అన్నమాట. ఫుల్ ఫ్రీడమ్! అసలేమి అడిగేవాళ్ళు లేకపోతుండే. కాకపోతే ఏంటంటే, ఈ ఆహారం విషయంలో కొంచెం ఇబ్బందులు గలిగేవి. నేను ఆహ్, ఫుడ్ అస్సలు బడేది గాదు, ఇంకా టెస్ట్‌గా ఉండేది గాదు. నేను తి తినేవాడిని గాదు.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఖచ్చితంగా. అయ్యయ్యో! అయితే మరి ఎట్లా ఓ అంటే నిలదొక్కుకోగలిగారండి మీరు?
అదే అదే! ఇంకా బయట నుండి ఫుడ్ ఆర్డర్ జేసుకోవడం ఇలాంటివె చాలా జరిగాయి. ఇంకా ఇంజినీరింగే గాబట్టి ఎప్పుడు హాలిడేస్ వచ్చేసి, అంటే వీకెండ్స్‌కి గూడా నేను మా ఊరికి వెళ్ళేవాడిన్ని. అలా అట్లా ఉ
హుహుహు. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అయితే అది కొంచెం అడ్జస్ట్ అయిపోయేదన్నమాట ఫుడ్‌ది.
అదే అప్పటికైతే అడ్జస్ట్ అయిపెనం. ఇంకా ఫస్ట్ ఇయర్ అవ్వగానే, అం అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఆన్‌లైనే అయింది. సెకండ్ ఇయర్ అవ్వగానే, మా తమ్మునిది గూడా 10త్ అయిపోయిందన్నమాట.
ఓకే. హుహు. హుహు. ఓకే. ఓకే. అద్భుతం హ్మ్.
ఇలా, 10త్ అయిపోయింది గాబట్టి, ఇంకా వానికి ఇంటర్ హాస్టల్ చూడమని మా నాన్న జెప్పిండు.
హుహుహు. హ్మ్.
ఇంటర్ హాస్టలంటే డే స్కాలర్స్ చూడమని జెప్పిండు ఫస్ట్. హ్మ్. ఒకవేళ
ఓకే. అంటే ఆ అంటే ఇంటి నుంచి కాలేజ్‌కెళ్ళడానికి డేస్ కాలేజ్ బయట.
అదే. అదే. ఆ! అలా జూడమని జెప్పాడు. ఫస్ట్ ఏంటంటే, నా కాలేజ్ వైపే జూడమన్నాడు. పక్క ఆ! మా ఇద్దరికీ దగ్గరుండేలా ఇంక అక్కడికే షిఫ్ట్ అయిదాం అనుకున్నారు. కానీ ఏంటంటే అది కొంచెం సిటీ ఔట్‌స్కర్ట్స్ అండి. ఇప్పుడు అది కొంచెం పార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయిందనుకోండి. అది వేరే విషయం. చాలా డెవలప్ అయిపోయింది మా కాలేజ్‌సైడ్. అది ముందు అసలు సిటీ ఔట్‌స్కర్ట్స్ ఎవ్వరు గొంటారు? అన్నట్టుగా ఉండేది.
హుహు. ఓకే. అంటే మీ ఇద్దరికీ దగ్గరగుండేలాగా. హుహుహు. ఓకే. ఓకే. హుహు. <chuckles> నిజంగానే మొత్తం అడవి ప్రాంతం కాస్త మొత్తం రిలి రియల్ ఎస్టేట్ ఏరియా అయిపోయింది అన్నమాట ఖచ్చితంగా.
అదే.అదే! ఇప్పుడు అసలు చాలా అసలు చూస్తే నమ్మశక్యంగా ఉండది. మా ముందే ఒక 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్ చాలా లేసాయండి. ఇప్పటి ఒక్క అసలు మన దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన బిల్డింగ్‌లు ఇప్పుడక్కడే ఉన్నాయి.
హ్మ్. అయితే అండి నిజంగా. అయ్య బాబోయ్! ఆ!